ఓకే. ఓకే. ఓకే. అంటే మీకు అంతా నచ్చదా తినడానికి నూడిల్సనేది?
ఆ! ఆ! అంటే, ఫుల్ ప్లేట్ నేను తినలేను. కొంచెం వరకు అయితే టే ఆ! హ్మ్, అందుకే ఏమో నాకు సెట్టవలేదో, అంటే, నాకు హెల్తు ప్రాబ్లమేం రాలేదు గానీ తిన్నందుకు, కాకపోతే తినడానికి అంతా ఇష్టంగా ఆ! కొంచెం తింటే ఫుల్లయిపోయిన ఫీలింగొస్తది నాకు.
ఓకే. అంటే, అది మైదా గదా! కొంచెం ఎక్కువ మనకి తె హ్మ్. కొంచుం తిన్నా గూడా హాఫు ప్లేట్ తినంగాలనే ఫుల్లయిపోయినట్టు అనిపిచ్చేసిద్ది. అవునవును. కరక్టే. నేను గూడా నూడుల్స్ తినడానికి అంతగా ఆసక్తి చూపించలేను గానీ, ఫ్రైడ్ రైస్ మాత్రం చాలా బావుండిద్ది. మంచిగా స్పైసీగా చెయమని చెప్పంగాలనే, వాడు అది స కొంచెం చిల్లీ సాసెక్కువేసేసి.
హ్మ్. ఆ! అవును. పక్కన తప్పకుండా కూల్ డ్రింకుండాలి, థమ్స్ అప్.
త త అవును. నిజంగా. థమ్సప్ లేకపోతే, ఆ పెట్ బాటిలొకటి పక్కన పెట్టుకోని, ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ మంచిగ తింటా, టీవీ చూస్తా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉండిద్దంటే అసలు నిజంగా. కాసేపు మీరు ఇయన్నీ నాకు గుర్తు చేసేశారు ఇవన్నీ.
ఆ! హ్మ్. ఆ! ఆ! <chuckles> అవును. కాసేపెవ్వరు డిస్టర్బ్ జెయకండన్నట్టుంటది.
ఆ! అంతే. అంటే వాటిలికి కొంచెం అట్లా మంచి ఫుడ్డు తింటా, మంచి సినిమా పెట్టుకొని తింటా ఉండంటే, అసలు కాసేపు ప్రపంచం, మన బాధలు గోడన్నీ మర్చిపోయి, అట్లాగా వాటిని చూసుకుంటా బతికేయచ్చు అట్లాగా. ఫుడ్డు, మంచి ఫుడ్డుంటే చాల్లేండి నిజంగానే. మీరూ ఇయన్నీ చెప్పేసి మళ్ళీ నాకు గుర్తు చేశారు. పానీపూరీ ఇబ్ ఇప్పుడు నాకు తినాలనిపిస్తంది యెళ్ళిపోయి. పానీపూరీ కానీ ఇక్కడేం దొరకట్లేదు మాకుండే దగ్గర. హ్మ్. సరే చాలా బాగా చెప్పారండి వీటి గురించి, స్ట్రీట్ ఫుడ్డు గురించి. మళ్ళీ మనం అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం ఇట్లాంటియేవన్నా సన్నివేశాల గురించి. ధన్యవాదాలండి మీకు.
హుహు. అవును. అవును. అవునండి. <chuckles> <laughs> ఆ! తప్పకుండా మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.

ఆ! ఇస్తారండి కానిన్ నాకు అది గూడా వద్దు. నాకు నార్మల్ పానీపూరినే నచ్చింది.
<giggles> ఆ! ఇంకా ఏమేమి ఇష్టం మీకు ఈ చిరుతిళ్ళలో?
ఆ! ఆ! అది కాకుండా నాకు ఇది పావ్ బాజీ ఇష్టమండి. ఆ! పావ్ బాజీ ఏంటంటే, నేనొకసారి మా ఆఫీస్‌లో దిన్నా అనమాట.
హ్మ్. పావు బాజీ అంటే అదే కదా! మనకి బ్రెడ్డొకటి ఇస్తారు. దాంతో పాటు కర్రీ ఇస్తాడు అదే గదా?
బ్రెడ్ ఉంటది ఆ! ఆ! బన్నుంటది. బటర్‌లో ఆహ్, ప్యాన్ మీద, ప్యాన్ మీద బటరేసి, ఆ బన్నని మంచిగా రోస్ట్ చేస్తారు, చేసేసి ఆహ్, సైడ్‌కి ఇట్లనే ఆహ్, య్ చాటెట్లుంటదో అట్లా ఉంటాదనమాట. పక్కన కర్రీ.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్.
దాన్ని పావ్ బాజీ అంటారు. అయితే, ఒకసారి మా ఆఫీస్‌లో దిన్నా అనమాట. భలే నచ్చింది నాకు టేస్ట్. ఆ కాంబినేషన్ బా నచ్చింది. హ్మ్, ఆహ్, తప్పకుండా బన్నని బటర్‌లో వేయించాల్సిందే, వేయిస్తేనే ఆ టేస్టొస్తది.
ఓకే. ఆ! ఓహ్! అవును. అది బటర్‌లో వేస్తేనే బావుండుద్ది. అది ల్ నార్మల్‌గా తింటే, అది ఏదో పచ్చిగా తిన్నట్టు అనిపిచ్చేది నిజంగానే అది. హ్మ్.
ఆ! అవును. అవును. అవును. ఆ! అయితే అది తిన్నా అనమాట. తర్వాత నాకు మ్యారేజైన తర్వాత, మా హస్బెండ్‌ని ఒకసారి పానీపూరి అడిగితే, హ్మ్ మేముండేది వేరే స్టేట్ అనమాట, వేరే స్టేట్‌లో ఉంటున్నాము. అయితే, అక్కడ పానీపూరి తీసుకొస్తే, అబ్బో! పానీపూరి మీద విరక్తోచ్చేసింది. అక్కడ ఏం లేదు. ఉట్టిగా పూరి ఆహ్, ఉడికిచ్చిన ఆలుగడ్డలు, ఉడికిచ్చిన పచ్చి బఠాణి అంతే, రసమేదో అట్ల దింటే అసలుకి ఏమి లేవు. అసలు తిన బుద్ధి అవ్వలేదు. ఇగ ఇట్లా కాదని జెప్పి ఇగ
మరి మీరు హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అట్ అవును. ఆ! ఇక దాంట్లో ఉప్పు, కారాలేమి లేవా? అయ్యా! అట్ అవును. కొన్ని, కొన్ని సార్లు అలాంటివి తిన్నప్పుడు మనకెంత ఇష్టమైన ఫుడైనా సరే, విరక్తోచ్చేస్తుంది ముందు ఇంకెప్పుడు తినకూడదు. హ్మ్.
విరక్తోచ్చేస్తది. ఇగ, ఇగ మా హస్బెండేం జేసిండంటే ఇగ డిఫరెంట్, డిఫరెంట్ స్నాక్స్ సాయంత్రం ఎ ఏక్ అప్పుడప్పుడు బయటికెళ్ళి తింటూ ఉంటాం గదా! సరే, నాకేదో ఒకటి, నాకు తెలిసిన దాంట్లో కొంచెం రుచిగా తినిపిద్దామని చెప్పేసి ఆహ్, డిఫరెంట్, డిఫరెంట్ స్నాక్స్ ఆహ్, ఆ ఏరియాలో దొరికేవన్నీ ట్రై జేసామనమాట. ట్రై జేస్తే మొత్తానికి పావు బాజీ మాకు దొరికింది. పావు బాజీ బాగా జేసారక్కడ. ఆ! మాకు కావాల్సిన టేస్ట్ దొరికిందక్కడ.
ఆహా! హ్మ్. ఓకే. మొత్తానికి మీరు ఫుడ్డీ అన్నమాట.

ఆ! ఫ్రైడ్ రైస్ అక్కడ చూశారా? మనం స్ట్రీట్ దే పక్కన ఇది స్ట్రీట్ ఫుడ్‌లో ఈ సెంటర్‌లో. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు చేసేది ఎంత ఆహ్, రుచికరంగా ఉండిద్దో. అదే మనం సే అదే ఫ్రైడ్ రైస్ మనం ఫైవ్ స్టార్ హోటల్లో ఆర్డర్ చేస్తే మాత్రం అంతగా అనిపించదు. హ్మ్. హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఉండదండి అస్సలా టేస్ట్ రానే రాదే ఎంతైనా స్ట్రీట్ ఫుడ్‌లో వాడిన నూనెలే వాడుతూ ఉంటేనే <chuckles> ఆ టేస్ట్ వస్తది.
<chuckles> అదే అనుకోండి. అంటే మనం ఆ టేస్టీ‌గా వండాలంటే కొంచెం హైజీన్‌గా ఉండకుండా ఇట్లాంటివి వాళ్ళు ఆహ్, చేస్తే అలాంటివి కొంచెం ఎక్కుతాయనుకుంట తినడానికి. హ్మ్.
ఆ! అవును. ఆహ్, మేము మాకు ఇట్లా తినాలనిపిస్తే మేము ఇగ రెస్టారెంట్‌కి వెళ్ళము. ఇట్లా పార్సెల్ తెచ్చుకొని ఇంట్లో తింటాం.
ఆ! ఓకే. అంటే మీరు చిన్న చిన్న బండ్ల దగ్గరే తినడానికి మీరు ఆసక్తి చూపిస్తారన్నమాట. ఓకే.
ఆ! ఇష్టపడతాం. ఇంకొకటుందండి క్రీమ్ బన్ అని ఉంటది. అది కూడా టేస్ట్ బాగుంటుంది స్వీటు.
క్రీమ్ బన్ అవునవును. ఇది రూ. 10 బన్ అని జెప్పేసి అమ్ముతారు. మధ్యలో ఒకటి క్రీమ్ పెట్టేసి అదేనా?
ఆ! ఆ! ఆ! బన్ లోపల చక్కగా క్రీమంతా పెట్టేస్తారనమాట. కేక్ మీద ఉండే క్రీమే కాకపోతే ఆ కాంబినేషన్ బాగుంటది.
ఓకే. ఓకే. ఇ ఎ అది కోవా క్రీమ్ గదా అది? హ్మ్. కోవా తోయ కోవా క్రీమ్ అనుకుంట అది.
ఆ! కోవతో ఉంటది. అది కాకుండా కేక్ క్రీమ్ గూడా ఉంటది.
వైట్ క్రీమా?
ఆ! వైట్ క్రీమ్.
అవు అవునవును. నాకు చాలా ఇష్టం చిన్నప్పులో నేను అది అంటే, రోజు నాకైదు రూపాయలు ఇస్తే ముందు అదే కొనుక్కొని తినేవాడిని. క్రీమ్ బన్ నాకు చాలా ఇష్టం గుర్తు చేసారు. నాకు మంచిగా అంటే దాంట్లో కిస్మిస్లు కూడా ఉంటాయన్నమాట అవి అదే అదే గదా?
ఆ! ఆ! <chuckles> అవునవును. అది ఏదో టూటీ ఫ్రూటీ అంటారు.
ఆ! టూటీ ఫ్రూటీ, టూటి ఫ్రూటీ అంటే మేము కిస్మిస్లు అనేవాళ్ళం వాటిలని చిన్నప్పుడు పేరు తెలియక తర్వాత టూటీ ఫ్రూటీ అని తెలిసింది. అవి ఆ టూటి ఫ్రూటీ కూడా నేనే
ఆ! <laughs> ఆ! ఎందుకో కేకుకి ఆ టేస్ట్ రాదు. ఈ క్రీమ్ బన్‌కి ఆ టేస్ట్ ఆ కాంబినేషన్ బాగుంటది. హ్మ్.
కదా! కదా! అవును. నిజంగా నేను అదే అనుకున్నాను. కేక్స్ తింటే కేక్ కంటే కూడా ఆ క్రీమ్ బన్నే చాలా బాగుండిద్ది. అంటే నేను ఒకేసారి 2 సా 2 కూడా తినేస్తానన్నమాట వాటిని.
ఆ! ఆ! ఆ!